అవునవును.
అంటే ఏమి తెలియకుండా ఇప్పుడు నాకు ఏం తెలీదండి. నేను మొదటి అడుగే ఇది. ఇప్పుడు అట్లా అని చెప్పి మనం ఖాళీగా కూర్చోలేం గదా! మనకి చెయ్యాలి హ్మ్.
కానీ మొదట అడిగింది అందులో ముందరకెళ్తున్నారు కదా! చక్కగా సరైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఒక ప్రాజెక్ట్ కూడా అయిందన్నారు.
వెళ్తున్నట్లవు. అవును. అవును. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్
అంటే మీరు చేసే పనిలో మీరు ఇంకా సృజన శక్తిని పెంచుకోవడానికి మీరేమైనా కొత్తగా నేర్చుకోవడాలు గాని, అలాంటివి ఏమైనా చేశారా మరి?
అవునండి. తప్పకుండా నేను నేర్చుకున్న. ఆ! ప్రయత్నించాను. అంటే మనం వాడే భాషలో గూడా తెలుగు మనం ఇప్పుడోళ్ళు ఏందంటే పూర్తిగా తెలుగనేది మాట్లాడలేకపోతున్నాం. అంటే దానిలో కొన్ని, కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా
అవును. ఇంగ్లీష్ పదాలు రాకుండా వెళ్ళట్లేదండి నిజంగా ఎవరికి కూడా.
వెళ్ ఆహ్, వెళ్ళలేకపోతున్నారు. <chuckles> నేనేందంటే నాకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి గదా! అంటే కొన్ని అక్షరాలు అంటే కొన్ని లెటర్స్, వర్డ్స్, పదాల్లాంటివి ఉంటాయి గదా! అలాంటివి నేనేం జేస్తానంటే ఆహ్, చెక్ జేసుకుంటాను. అంటే ఈ పదాన్ని నేను ఈ నేను ఎట్లా మార్చొచ్చు తెలుగులోకి. ఇంగ్లీష్‌లో నుంచి ఎలా మాట్లాడ ఇప్పుడు ఇవి మీరే చెప్పారు. ఈ పదం అని. వర్డ్. ఆహ్, ఇట్లాగా అట్లాంటి వాటిని నేను నేర్చుకోవటం ప్రయత్నిచ్చానన్నమాట. అంటే పూర్తిగా ఇం నేను ఇంకా తెలుగులోనే ఇంకా. ఒక్క పదం గూడా నేను ఇంగ్లీష్ వాడకుండా.
కొన్ని పదాలు అవి ఉంటాయిగా. అవును. ఓహో! అసలు ఇంగ్లీష్ పదం ఒక్కటి వాడకుండా పూర్తి తెలుగులో మాట్లాడేలా మిమ్మల్ని మీరు సిద్ధం జేసుకుంటున్నారు.
ఆ! ట్రయిన్ చే ఆ! ఇప్పుడిప్పుడు నేను సిద్ధం చేసుకుంటున్నాను. అన్నీ నేర్చుకుంటున్నాను.
బావుందండి. అంటే దానికి ఏవేం వాడుతున్నారండి? మరి దేంట్లో చూసి తెలుసుకుంటున్నారు. కొత్త పదాలన్నీ?
ఇంకిప్పుడు ఎట్లా అంటే‌నండి, గూగుల్ ట్రాన్స్‌లేషన్ ఉంటది గదా! అందులో చెక్ జేస్తాను. అంతే కాదు నాకు టైపింగ్ గూడా. అంటే, నేను టైపింగ్ కూడా తెలుగు టైపింగ్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను.
అవునవును. తెలుగు టైపింగ్ కూడా నేర్చుకోవడానికి ట్రై జేస్తున్నారా? దానికి కీబోర్డ్ అది వేసుకున్నారా?
కే కీబోర్డ్ నేను సిస్టమ్‌లో ఇంతవరకు సిస్టమ్‌లో అయితే ద అది అవసరం రాలేదు నాకు. ప్రస్తుతానికైతే ఫోన్‌లో చేస్తాననమాట నేను టైపింగ్. అంటే ఫోన్‌లో ఆల్రెడీ మన
ఫోన్‌లో గూగుల్ కీబోర్డ్ ఉంటుంది గదా! ఇండిక్ కీబోర్డ్. దాంతో మారుస్తున్నారా?
ఆ! ఆ! గూగుల్ కీబోర్డు. నా ట్రాన్స్‌లేట్ తెలుగు టు ఇంగ్లీష్ ఉంటది గదా! ఇంగ్లీష్ టు తెలుగు అట్లా ట్రాన్స్‌లేషన్‌లో ఉంటది టైపింగు. అట్లా నేను దానిలో నేర్చుకో ఫస్ట్ నాకు ఫోన్ ఈజీగా ఉంది. <smacks lips> అంటే రెండు చేతులుతో డగడగ
అవును. అంటే మీరు ఫోన్‌లో ఎవరికైనా మీ స్నేహితులకైనా, ఎవరికైనా, మెసేజ్ పెట్టాలన్నా కూడా తెలుగులో పెట్టడం. అలా ప్రయత్నిస్తున్నారా ముందుగా?
అ అవునండి. అలా ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ నేను తెలుగులో టైపింగ్ గూడా ఇంతకు ముందు చేసి పూర్తయిపోయింది ప్రాజెక్ట్. చేశానన్నమాట టైపింగ్ వర్కే.
ఓహో! తెలుగు టైపింగ్ వర్క్ కూడా చేశారు.
అప్పుడు ఆ! చేశాను. కాబట్టి అంటే అప్పుడు నాకసలు తెలీదన్నమాట. అసలు నాలెడ్జ్ లేదు. తెలుగులో గూడా హ్మ్.
అంటే వాళ్ళిచ్చిం‌దే మీరు టైప్ చేయాలా? లేదంటే మీరు అందులో ఏమన్నా ఇంగ్లీష్ పదాలుంటే తెలుగులోకి మార్చి టైప్ చేయడం, భాష సరిగ్గా లేకపోతే మార్చి టైప్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయా అండి?
మొత్తం భాష అంటే ఇప్పుడు మనకొక పదాలు ఇస్తారండి. అందులో ఒక రికార్డింగ్ ఇస్తారు మనకు వాయిస్. ఆ! అది వాయిస్ ఆళ్ళు కింద టైప్ చేసి ఉంటదనమాట. ఆల్రెడీ ముందే తెలుగులో టైప్ చేసి ఉంటది. ఆ టైప్ చేసిన దాంట్లో అంటే ఒత్తులు, హల్లులు అయి ఉంటాయి గదా! ఆ! అయన్నీ ఉంటాయి గదా! ఆ తప్పులేమి రాకుండా కరెక్షన్ జేయాలి మనం.
టైప్ చేసి ఉంటుంది. ఓహో! అక్షర తప్పులు అవన్నీ ఉంటాయి గదా! అవి మార్చాలా?